ఆ! నేనెళ్తానని. మా తమ్ముడు ఎళ్ళనని.
ఆహా! మీ తమ్ముడు ఎళ్ళనని. ఆ!
వాడ్ని లాక్కుని ఎళ్ళిపోయేదాన్ని. ఆ! వాడ్ని లాక్కొనెళ్ళిపోయేదాన్నంట స్కూల్‌కి రమ్మని.
<smacks lips> సరే అయితే. మీకెందుకు స్కూల్ నచ్చింది?
అంటే నచ్చిందంతే. నాక్ ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి ఇష్టం చదువుకోవడమనేది.
<smacks lips> చదువుకోవటం అనేది చిన్నప్పటి నుంచి చేస్తున్నావు. బావుంది.
ఆ! అదే మా మమ్మీ అంటే, స్కూల్ టైమ్ అంటే, స్కూల్‌కి 3 ఇయర్స్ తర్వాత ఏస్తారు గదా! కానీ, దానికి ముందే నాకు చదువుకోవడమంటే అక్షరాభ్యాసం చేసి చేపించేసి అన్నీ లైక్ వర్డ్స్ గానీ అన్నీ నేర్పించి, ఫాస్ట్ ఫాస్ట్‌గా నేర్చుకోవడం. ఇప్పుడు మా మమ్మీ, ట్యాప్ ఆన్ చేసి రాయ్ ఆ ఆన్ చేసి రమ్మని చెప్పారనుకోండి, టీ-ఏ-పీ ట్యాప్, టీ-ఏ-పీ ట్యాప్ అనుకుంటా ఎళ్ళేదాన్నంట చిన్నప్పటి నించి. అలా. ఆ! అందుకని అట్లా ఇంట్రెస్ట్ అన్నమాట స్కూలంటే.
<smacks lips> అవును. హుహు. ఓకే. <smacks lips> అమ్మో! చిన్నప్పటినుంచి గూడాను. ఆ! మంచి స్కూల్లో ఏసారా మీ ఇది చూసి? మరి బాగా చూసి బాగా చదువుతున్నావు గదా! మీరు.
మాది చాలా పల్లెటూరనమాట. అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఒక్కటే ఉంది. ఆహ్, అయితే గవర్నమెంట్ స్కూల్‌లోనే వేస్తానన్నారు. నే మా డ్యాడీ‌ నేనక్కడే చదువుకున్నాను. నా పిల్లలు కూడా అక్కడే చదువుకుంటారు అక్కడే ఏస్తామని జెప్పారు. చెప్తే, అమ్మ ఒప్పుకోలేదసలు. అమ్మ అసలా మ్ అమ్మ వాళ్ళు సిటీ. ఆహ్, మా నాన్న వాళ్ళు పల్లెటూరనమాట. అయితే, మా అమ్మ అసలు ఊరుకోలా. మా మామయ్య వాళ్ళందరు ఇంగ్లీష్ మీడియము. కానీ, మా అమ్మకంత ఇంగ్లీష్ రాట్లేదని జెప్పి తర్వాత మా అమ్మని తెలుగు మీడియం‌లో ఏశారు. కానీ, అమ్ అమ్మకు కూడా ఇంగ్లీష్ ఆహ్, మీడియమే. ఫి
అవునా! ఆ! హ్మ్. హుహు. అమ్మ ఒప్పుకున్నారా మరి? హ్మ్. ఓహ్! హుహు. హ్మ్. అంటే, మేనరికమా మమ్మీ, డ్యాడీ‌ది? హ్మ్.
కాదు కాదు. కాదు. సపరేట్. అంటే, ఫ్రెండ్స్ వా మా తాతయ్య, మా ఇంక్ ఈ తాతయ్య ఇద్దరు ఫ్రెండ్స్.
ఓకే. ఓకే. హ్మ్.
స్కూల్ ఫ్రెండ్స్. అలాగా. అయితే, ఇంకా మా అమ్మ ఏదైనా కానీ నేను అంతగా చదువుకోలేకపోయాను. నా పిల్లలు మాత్రం బా గట్టిగా చదువుకో
ఖచ్చితంగా మంచి స్కూల్‌లోనే చదవాలి అని జెప్పేసి అననుకున్నారు. హ్మ్.
కానీ, స్కూల్‌లోనే చదవాలంటే ఈ ఊరిలో స్కూల్ లేదు. ఒక స్కూల్ పెట్టారప్పుడే. కానీ, అది డబ్బా స్కూలనమాట. ఏమంతగా టీచర్స్
హుహు. డబ్బా స్కూలని ఎలా తెలిసిందండి చిన్నప్పుడే మీకు?
అంటే, నాకు కాదు మా పేరెంట్స్‌కి అర్థమైంది. అంటే, అక్కడ జాయిన్ చేశారు ఫస్ట్. అంటే, ఫస్ట్ ముందు తాతయ్య వాళ్ళకి దగ్గర చదివిపిచ్చమని ఇచ్చింది. కానీ, బెంగ బెట్టేసుకుంటున్నాను 1 మంత్‌కే అమ్మ లేదని చెప్పి. ఇంకా బెంగ పెట్టేసుకున్నానని జెప్పి మళ్ళీ తీసుకొస్తే ఇక్కడ ఒక స్కూల్ పెట్టారని జాయిన్ జేశారనమాట. ఆ స్కూల్‌లో ఏంటంటే ఇంటర్ పాస్ అయినోళ్ళు, 10థ్ పాస్ అయినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళే చదువు జెప్పేది. ఇంకా నాకు వా చిన్నప్పటినుంచే కొంచెం ఆ! చదువు రిలేటెడ్‌గా ఐడియా ఉంది గదా! నేను ఆళ్ళు అప్పుడు ఒక ప్రిన్సిపల్ ఉండేవారు. మీ అమ్మాయి ఇక్కడ కాదమ్మా, చాలా బాగా చదువుతది పెద్ద స్కూ‌ల్‌లో వెయ్యండని చెప్పారు.
హ్మ్. హుహు. అదేలెండి. హుహు. వాళ్ళ చేత చెప్పిచ్చారన్నమాట మొత్తం అంతా. హ్మ్. అది. సరే. ఇప్పుడు బా చదువుతున్నారు గదా మీరు బా చదువుతున్నారు గదా మీరు హ్మ్. పెద్ద స్కూల్‌లో జాయిన్ జేశారు మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి. సిటీకొచ్చా? లేకపోతే ఎక్కడో చోట అవునా?
హ్మ్. అవును. ఏశారు. అవును.
హ్మ్. చేసిన తర్వాత, స్కూల్‌లో ఏం చేశారు నైపుణ్యతగా? అంటే, ఏదన్నా క్లాస్‌లో ఫస్ట్ రావడం కానీయండి, ఏదన్నా కాంపిటీషన్‌లో ఫస్ట్ రావడం కానీయండి, స్పోర్ట్స్ కానీ, ఇట్లాంటియేవన్నా ఉన్నాయా?
ఉన్నాయి. అసలా అంటే 2 ఒకటేంటంటే నేను చిన్నప్పటి నించి ఏ క్లాస్ ప్రతి క్లాస్‌లో ఫస్ట్ అన్నమాట. ప్రతి సబ్జెక్ట్ మ్యాథ్స్‌లో అయితే 100 పర్సెంట్ మార్క్స్ అట్లా ఒచ్చేసేవి.
హుహు. హ్మ్. ఆ! అబ్బో!
అట్లా ఉండేది మ్యాథ్స్ అండ్ సైన్స్ అయితే.

ఆ! దాని తర్వాత మొత్తం ఆహ్, పీటీ ఉంటది. పీటీలో కూడా చాలా క్రికెటుంటది, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ.
హ్మ్. మరి, మరి సరే, ఇప్పుడొచ్చేసారు కదా! ఏమన్నా నైపుణ్యత పొందారా దాంట్లో నుంచి, నేను నేర్చుకున్న 2 సంవత్సరాల్లో?
ఆ! అక్కడ నే అక్కడ నేను యోగా నేర్చుకున్నాను. అక్కడ నాకు ఆ! ఎట్లా అంటే, మొత్తం బబుల్ గమ్ గర్ల్ అనేవారన్నమాట. ఎట్లా, ఏది చెప్పినా సరే, అట్లా సాగిపోతదనమాట బాడీ. అయ్ ఆ ఆసనాకి. నాకు డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఆహ్, నా నేను సెవెంత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆహ్, రిపబ్లిక్ డేకి ఆహ్, మేము ఆహ్, ఏంటది దాన్ని ఏమంటే, ప్రదర్శన చేసామనమాట. చేస్తే
యోగ నేర్చుకున్నారు. హ్మ్. హుహు. వామ్మో! హ్మ్. ఆ దానికి ఏది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారొచ్చారు మీ స్కూలుకి.
ఆ! డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారొచ్చి, ఆళ్ళు ప్రైజ్ చేసారన్నమాట.
హ్మ్.
మొత్తం ఎట్లా అంటే, ఫుల్లు ఆహ్, ఆహ్, తల మీద నించోవడం హెడ్స్ స్టాండ్ కానీ, లెగ్స్‌ని నెక్ మీద పెట్టుకోవడం కానీ, అట్లా చేసేదాన్ని అన్నమాట. అక్కడ, ఆ! చాలా ఉంటాయన్నమాట. చాలా అంటే పిరమిడ్ లాగా చేయడము ఇవన్నీ కూడా
వామ్మో! ఆ! ఆ! యోగాలో ఇన్ని ఆసనాలు ఉంటాయండి? హ్మ్. మరి, మరి మీ ఇంట్లో వాటన్నిటికి ఎట్లాగా ప్రదర్శించడానికి హ్మ్, అంటే ఆడపిల్లకి కొంతమంది ఇబ్బంది పడతారు కదా! అలాగా సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ అని అంటే?
అవును. అవునండి. అంటే ఇంట్లో వాళ్ళకి, వాళ్ళకి సంబంధం ఉండదుగా. హోస్టల్‌కి ఇంట్లోకి కాంటాక్టే ఉండదసలు.
ఆహా! హోస్టల్‌లో. ఓకే. అంటే ఆ!
ఆ! అన్ని హోస్టల్ వాళ్ళే నేర్పించుకుంటారు. మీకు ఈ ఫీస్ కట్టండని కూడా ఉండదు. వాళ్ళే
హ్మ్. అంటే, అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆడపిల్లల్ని మా సెర్టైన్ ఏజ్ వొచ్చిన తరువాత, ఇట్లాగా కొంచెం ఆపేస్తారు కదా! స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు, అవి, ఇవి చేయడానికి. అలాగా మీతో ఏమైనా రిస్ట్రిక్షన్స్ అలాంటివేమన్నా పెట్టారా అని చెప్పేసి అని.
అవును. నిజమే. లేద్ లేదు. అంటే అది తెలియదు కదా! అప్పుడు మేము హోస్టల్‌లో మాకు.
అట్లా అదేలెండి అర్థమైంది. హోస్టల్‌లో ఉన్నారన్నారు. అంటే మీ పేరెంట్స్ వొచ్చి ఉంటారు గదా! అని అంతే. అంతకు మించి ఏమి లేదు.
లేదు. లేదు. రానివ్వరు. వాళ్ళకి ఓన్లీ సెర్టైన్ టైముంటది. ఆ టైమ్‌కే కలు మంత్లీ వన్స్ షెడ్యూలేస్తారు.
హుహు. ఆ టైంకి కలవడానికి. అంటే ఇది సాంస్కృతిక కార్యక్రమం కదా! ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ వొచ్చారు అనంటే, పేరెంట్స్ నన్ను పిలుస్తారేమో అని. ఓహ్! ఓకే, ఓకే.
ఆ! అట్లా కూడా రానీయరు. అలా కూడా రానివ్వరు. అందులో టైమింగ్ ఇస్తారన్నమాట. ఈ క్లాస్ వాళ్ళకి, ఈ మంత్‌లో, ఈ డే రావాలి పేరెంట్స్ వొస్తే కలుస్తారు. లేకపోతే లేదు.
హుహు. అర్ధమైంది. ఓకే. ఓకే. హ్మ్.
అది. అలాగని
అయితే హ్మ్, సరే ఇప్పుడు అలాగా చేసారు. ప్రైజ్ వొచ్చింది మీకు. బాగుంది బబుల్ గమ్ గర్ల్‌కి. హ్మ్. అదేనా పేరు పెట్టి పిలిచింది మిమ్మల్ని చిన్నప్పుడు?
ఆ!

అంతే అదే. పిలిచేవా మా యోగ టీచర్ పెట్టారనమాట.
యోగ టీచర్ మీకు బబుల్ గమ్ గర్ల్ అని పెట్టారు.
ఆ! వాళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. అక్కడ యోగ నేర్పిచ్చడానికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి నా పేరు పలకడం రాక వాళ్ళలా పెట్టారు.
హ్మ్. హుహు. అవునా? ఇప్పుడు కుటుంబం దగ్గరికొచ్చారు కదా! ఇప్పుడు ఆహ్, మీరు బీ‌టెక్ స్టేజ్‌లో ఆ టైమ్‌లో ఉన్నప్పుడు బీటెక్ చదివారనుకుంట కదా మీరు?
అవును. ఆ! ఆ! చదివానండి.
ఆ! అంటే ఇంజినీరింగ్ ఆ టైమ్‌లో ఉన్నప్పుడు <smacks lips> ఎలాంటి ప్రతిభను చూపిచారు?
ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు నేను అవ్
అప్పుడు మీరు క్లాస్ ఫస్టే నాకు తెలుసు ఆ సంగతి.
ఆ! క్లాస్ ఫస్ట్ అది వదిలేస్తే, నేను చాలా హ్యాకథాన్స్‌లొ పాల్గొనేదాన్నమాట. ఆహ్, కాలేజీలొ కూడా. అది గాకండా కల్చరల్ ఈవెంట్స్‌లొ, డ్యాన్స్, మామూలుగా సింగింగ్ వీటన్నిటిలో కూడా పాల్గొనేదాన్ని. ఆహ్, హోస్టింగ్ చేసేదాన్ని కాలేజీలో. ఇట్లా చాలా ఆహ్, యాంకరింగ్ అదే. ఆహ్, ఉప్పుడేదన్నా ఫెస్ట్ జరిగితే యాంకరింగ్ చేసేదాన్ని. ఫ్లాష్ మబ్స్ చేస్తారు కదా! కాలేజీలో ఫ్లాష్ మబ్స్ చేసేదాన్ని. గేమ్స్ ఆడేదాన్ని. గేమ్స్ ఆడి కాళ్ళు కూడా ఇరగొట్టుకున్నాను. రెండు మూడు సార్లు కబడ్డీ ఆడాను. కబడ్డీ ఆడాను. వాళ్ళకి కాళ్ళు పట్టు లా యాంకిల్ పట్టి లాగేస్తేసరికి ఎయిర్‌లైన్ ఫ్రాక్చర్ అయిందనమాట కాలికి.
ఆ! హుహు. హ్మ్. హుహు. యాంకరింగ్. హుహు. అవును. అయ్యా! ఏం గేమ్స్ అండి బాబోయ్! కాళ్ళిరకొట్టుకున్న గేమ్స్ కబడ్డీ ఆడతారా? ఆ! హుహు. ఎయిర్‌లైన్ ఆ! హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ ఓకే. కట్టేశారా దానికి కూడాను?
ఆ! ఆ! కట్టేశారు. అసలు కాలేజీ మొత్తం వీల్ చైర్‌లొ తిప్పారు నన్ను. మా ఫ్రెండ్స్ అసల.
అయ్యో! <smacks lips> హ్మ్.
ఇప్పుడు కు కుంభ పోస్టర్ వచ్చింది. ఉండదు. అహా! కాదు హోస్టల్ కాదు. హోస్టల్ కాదు. డే స్కాలరే. కానీ బస్ దిగిన దగ్గర నుంచి మళ్ళీ బస్ ఎక్కేంత వరకు మా కాలేజీలో హెల్త్ కేర్‌ది కూడా ఉంటదనమాట. సో మొత్తం వాళ్ళు. డైరెక్ట్ సెక్యూరిటీనే బస్ దిగంగానే వీల్ చైర్‌లో తిప్పుతారు.
అప్పుడు గూడా హోస్టలేనా? అప్పుడు కూడా హోస్టలేనా లేకపోతే? డే స్కాలర్. అవును. హ్మ్. మొత్తానికి బీటెక్ అవ్వంగాల్నే జాబ్ తెచ్చేసుకున్నారు.
ఆ! జాబ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోని వచ్చింది. అటెండ్ అయిన ఫస్ట్ ఇంటర్వ్యూకే వచ్చేసింది.
క్యాంపస్ ప్లేస్మెంట్‌లో వచ్చింది. అంటే దానికి సంతోషపడ్డారా కుటుంబ సభ్యులందరూ గూడాను? పాపం బిడ్డ ఇన్నాళ్లు కష్టపడింది. బాగా చదివింది. అందుకని చెప్పేసనుకుంటూ క్యాంపస్ ప్లేస్మెంట్‌లో
ఆ! చాలా. చాలా అంటే నేను నేను అటెండ్ అయితున్నానని కూడా చెప్పలేదు. వచ్చిన తరువాత చెప్పాననమాట. మా కాలేజీకొచ్చిన ఫస్ట్ కంపెనీకే వచ్చేసింది ఫస్ట్ ఇంటర్వ్యూకి.
హ్మ్. అవును. హ్మ్. చాలా చక్కగా ఉంది. ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే, ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఏ సినిమాలో దాన్నంటే. 'భగవంత్ కేసరి' సినిమా తెలుసా మీకు?
అది ఆ! అవును. తెలుసండి.
ఆ! దాంట్లో ఆడపిల్లని షేర్ లెక్క పెంచాలి అని అంటారు చూడండి. మీ పేరెంట్స్‌కి ఇలా అనమాట మొత్తం అంతా గూడాను. మిమ్మల్ని అలానే పెంచారు. <chuckles> మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి.
అవును. అవును. నిజమేనండి. అవును. నిజమే. ధన్యవాదాలండి.